హ్మ్. అవును. కొంతమంది అదే. అంటే కొంతమంది ఆబ్ మనకు ఆహ్, తెలీదు. ఇన్‌డై‌రెక్ట్‌గా కొన్ని, కొన్ని వాళ్ళ నుంచి మనకొస్తూ ఉంటాయి అనమాట. అంటే <smacks lips> హ్మ్. మనకి ఫస్ట్‌లో తెలియకపోవచ్చు, ఒకసారి ఫోను చేసి, అంటే చాలామంది ఇప్పుడు ఏదైనా మనీకి యూజ్ చేసుకుంటారు. మనం ఒకసారి హెల్ప్ చేస్తాం, ఓకే. తిను హెల్ప్ చేస్తుంది కదా అని, రెండోసారి తీసుకుంటాం. గానీ మనం తీసుకొని కూడా మనకి రిటర్న్ ఇవ్వలేనప్పుడు, మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళ నుంచి మనకి <smacks lips> ఏదైనా ఎప్పటికైనా ప్రమాదమే అని. అదొకటి. లేకపోతే ఏదైనా అవసరం ఉన్నప్పుడే మనకు ఫోను చేయడం, ఆహ్, ఏదైనా వాళ్ళకి ఇన్‌ఫర్మేషన్ కావాలంటే, ఫోను చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పెట్టేయడం. వెంటనే మనకి తెలిసిపోద్ది కదా ఇవన్నీ. సో, ఇలాంటివి ఆ! 1, 2 సార్లు తెలియకపోవచ్చు గానీ, కంటిన్యూగా జరిగినప్పుడు మాత్రం ఇంక వాళ్ళ నుంచి మనం దూరంగానే ఉండాలి. ఇలాంటివి చేస్తూ ఉంటారు తెలుస్తాయి.
నార్మల్‌గా. హ్మ్. అవునండి. హ్మ్. అదే. అ అవునండి. ఇప్పుడు
నెమ్మది, నెమ్మదిగా బయటపడతారు.

మనకేదైనా ప్రాబ్లమ్ ఒచ్చినప్పుడు, మనం ఫస్ట్ అంటే, వాళ్ళు మన ప్రాబ్లమ్ సార్ట్ఔట్ చేసేయకపోవచ్చు అది వాళ్ళ పరిస్థితులు బట్టి. కనీసం ఫస్ట్ మనం చెప్పేది విని, దానికి రెస్పాండ్ అయ్యి, వాళ్ళు కొంచెం బాధపడి రియాక్టయ్యారనుకోండి, ఆటోమేటిక్‌గా, ఆహా! ఓకే. మన్ మన మీద కొంచెం వీళ్ళకి బానే అభిప్రాయం ఉంది. కొంచెం మనం చెప్పేది వింటున్నారని ఫీలింగ్ మనకొస్తది. <smacks lips> మనకి అంటే, ఏదో ఒక అడ్వైజ్ ఇవ్వడం అలా. అంతేగాని కొంతమంది విని ఊరుకున్నారనుకోండి, అప్పుడే మనం అర్థం జేసుకోవాలి. ఓకే. మన ప్రాబ్లమ్ వీళ్ళు జస్ట్ విని ఊరుకున్నారంటే, వీళ్ళకి ఇష్టం లేదు. సో, మనం ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేయకూడదు, అనేది మనం ఆహ్, తెలుసుకోాలి.
ఆ! అదే. <chuckles> అదే వారిని పక్కన పెడితే మంచిదంటారు.
ఆ! పక్కన బెట్టాలి. మనం స్టార్టింగే తెలిసిపోద్ది. ఓకే, మనం చెప్పినదానికి వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అన్నది.
ఆ!

ఆ! కొంతమంది గాని ఫ్యామిల్సు ఫ్రెండ్స్‌న్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అసల బయట ఉండేదాన్ని బట్టి, ఎందుకంటే తీసుకొనేళ్ళటం, పాడు చేసే వాళ్ళే ఎక్కువైపోయారు కదా! ఇప్పుడు మంచి దారిలో తీసుకొని వెళ్ళే వాళ్ళ కన్నా, చెడు దారిలో పట్టించే వాళ్ళు ఎక్కువైపయరు. సో ఫ్యామిలీ అన్నాక ఆటోమేటిక్‌గా <smacks lips> వాళ్ళకింకా ఆ! దృష్టే ఉండిపోద్ది అమ్మో! మా వాడినెమైనా ఈడు చెడగొడతాడేమో <chuckles> అని చెప్పి. ఇప్పుడు నన్నైనా నా ఫ్రెండ్సొస్తే వెంటనే మా మమ్మీ ఆళ్ళు ఇంట్లో ఆళ్ళు పంపించడానికి ఇష్టపడరు. ఇది తిప్పుతదో, ఎక్కడికి తిప్పుతదో, ఏం చేస్తుదో, ఇలగే ఆలోచిస్తరు. ఇప్పుడు అటు సైడ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైనా నా గురించి అలానే ఆలోచిస్తరు.
ఓద్ అవునండి. అవు ఆ! అవునండి. <chuckles>
ఇప్పుడు ఇంకా ఫ్యామిలీసంటే ఫ్రెండ్షిప్ మీద వాళ్ళకంటూ అసలా మంచి అవగాహన లేదు. ఎందుకంటే పర జరుగుతున్న పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి.
ఓకే అండి. అలానే గాకుండా ఇప్పుడు సినిమా వల్ల ఈస్ మితృత్వం అనేది ఎలా మారుతుందండి? ఏమన్నా చెప్పగలుగుతారా దీని గురించి?
హ్మ్. హ్మ్. హ్మ్. మూవీస్‌ని చూసి ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు ఆ! కొంతమంది జెన్యూన్ ఉండొచ్చు, కొంతమంది ఫేకుండొచ్చు. కానీ చాలామంది ఫ్రెండ్షిప్స్ ఇప్పుడు ఎలా అయిపోయాంటే ఒక ఒక ఫ్రెండ్‌ని ఫస్ట్ ఓకే. ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఫ్రెండ్స్‌ని చూజ్ చేసుకోవడం, వాళ్ళతో తిరగడం, అవసరానికి పార్టీలని ఫంక్షన్స్‌ని వీట్లు ఆ! వీట్లికి యూజ్ అవుతాడు కదా! ఒక ఫ్రెండుంటే, అన్నట్టు కూడా ఈ మూవీస్‌ని చూసి అలా క్రియేట్ చేసుకుంటున్నారు.
అవును. అదే.